ఓకే. ఓకే. అంటే దాంట్లో, అంటే మీరది చేయటం వల్ల ఉపయోగం ఉ ఉ ఉందా దాంట్లో? ఏం నేర్చుకున్నారసలు మీరు దాంట్లో చేయటం వల్ల? ఏమన్నా ఆహ్, మీ దాంట్లో మీ స్వభావంలో గానీ, లేపోతే మీకు ఏమన్నా మార్పొచ్చిందా మీలో?
ఆ! హ్మ్. యాహ్! నాకేంటిదంటే, ఎక్స్పీరియన్స్ చాలా అనుభూతి చెందాను నేను. ఇలా అఫిల్లేట్ మార్కెట్ జేయడం వల్ల, నాకు చానా విషయాలు దెలిసాయి. ఇలా, ఇలా కమిషనొస్తుంది, ఇంత అమౌంటొస్తుంది, ఎవరిని నమ్మాల్నో, ఎవరిని నమ్మకూడదో, ఇవన్నీ నాకూ పోతూ, పోతూ ఆ! యాహ్! ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఎప్పడికీ ఉంటుంది నా దగ్గర.
హుహు. హ్మ్. ఓకే. సేల్స్ ఎలా చేయాలో అనేది మాత్రం, మీరూ నేర్చుకున్నట్టున్నారు దాంట్లో. ఓకే. మరి ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? అంటే, విది కాకుండా ఇప్పుడదవి అట్లాగ ఆపేశా అని చెప్పేసి, సంవత్సరం అయిపోయిందన్నారు గదా! మరిప్పుడు, మీరు డబ్బు సంపాదిచ్చడానికి, ఇంకా వేరే ఏమన్నా పని చూసుకున్నారా?
హ్మ్. యాహ్! ప్రస్తుతానికైతే, నేనూ టైపింగ్ నేర్చుకుంటున్నానండి. ప్రస్తుతానికైతే టైపింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇంట్లో.
ఓకే. హ్మ్. అంటే అది నేర్చుకోవడానిగల్ల ఉద్దేశం ఏంటది? ఈ దేనికుపయోగపడుతుందని అదే నేర్చుకుంటున్నారు మీరు?
యాహ్! యాహ్! నేను నెక్స్టెప్పుడైనా ఇంటర్వ్యూస్, ఏదన్నా జాబ్ గురించేసేడప్పుడెక్కువ కంప్యూటరుతోని ఉపయోగముంటుంది. సో, అందుకోసం టైపింగ్ నేర్చుకొనడం వల్ల నాకూ, కొన్ని జాబ్సున్నాయి టైపింగ్ సంబంధించి. సో, వాటికి అప్లై జేయడం కోసం నేనూ టైపింగ్ కోర్సనేది తీసుకోడం జరిగింది.
ఓకే. అంటే, ఫాస్ట్‌గా చేయడమనేది ఉపయోగపడితే, అంటే మీరు ఇంటర్వ్యూ‌లో గూడా అదిది ఉపయోగపడతదని చెప్పేసి ఇది నేర్చుకున్నారా మీ నేర్చుకుంటున్నారా?
ఆ! ఉపయోడ్ యాహ్! ప్రస్తుతానికైతే, నేను టైపింగ్ కోర్స్ చేసుకోవడం జరుగుతుంది.
ఓకే. అన్ ఆహ్, అంటే మీరీ టైపింగ్ సంబంధించి, కంప్యూటరరుకి సంబంధించిన వాటిలో జాబ్ జేయడానికి ప్రయత్నిస్తన్నారనమాట అయితే.
యాహ్! ప్రస్తుతానికైతే, నా పని అనేదీ ఇందులో ఉంది.